ఫోను ముందుగా తయారు జేశింది అసలు దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడానికి. కానీ, ఇప్పుడేమైపోతుందంటే ఆహ్, అలా ఫోన్ కాల్ చేసి మాట్లాడ్డం కన్నా కూడా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా, లేకపోతే వాయిస్ మెసేజెస్ ద్వారా మాట్లాడ్డం అనేది ఎక్కువైపోతుంది.
అవునండి. హుహు. అవునండి. నిజంగా. నిజంగా అండి.
ఆ! అయితే మీరు ఈ టెక్స్ట్ తీసుకోవడం ఇష్టపడతారా లేదా వాయిస్ మెసేజెస్ ద్వారా పంపడం ఇష్టపడతారా?
అంటే ఆహ్, నిజంగా అండి ఫోన్ అనేది ఇద్దరి మధ్యలో అంటే దూరపు మనుషులు అంటే ఆహ్, నా ఫర్ ద ఫ స్నేహితుడు అనే వాడు ఉన్నాడు. వాడెక్కడో వేరే దేశంలో ఉంటాడు. అంటే, మా ఇద్దరి మధ్యలో ఫోన్ అనేది చాలా ముఖ్యమైన ఆహ్, డివైస్ అని జెప్పొచ్చనమాట.
అవునవును. ఇలా మాట్లాడుకోవడానికి ముఖ్యంగా.
నిజంగా అండి. ఆ కన్వర్జేషన్, ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం.
హ్మ్.
అయితే నాకండి టెక్స్ట్ ఇష్టమా లేకపోతే వాయిసి ఆ! వాయిస్ మెసేజ్ ఇష్టమా అనంటే, అది ఒక్కొక్క మనిషి మీద డిపెండ్ అవుతుందండింక. అంటే, ఆ మనిషి నాకు నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యము, ఎంత దగ్గర నాకు అనేదాన్ని బట్టి ఉంటదన్నమాట. ఇప్పుడు హ్మ్.
హ్మ్. హ్మ్. హు. హ్మ్. ఆ! అంటే, ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి, ఏది బెడతారు మీరు?
అంటే, దూరంగా స్నేహితులంటారా?
హ్మ్. స్నేహితులు కాదు. అంటే, మీకు బంధం దూరంగా ఉన్న వాళ్ళు.
ఓకేకే. అంటే, కొంచెం నాకంతా కనెక్టెడ్ కాని వాళ్ళనంటారు. అంటే వాళ్ళతోనే ఎప్పుడన్న అవసరముంటే, ఆహ్, ఒక టెక్స్ట్ మెసేజ్ వాళ్ళు పెట్టారనుకోండి, ఖచ్చితంగా నాకు టైం దొరికినప్పుడు నేను చూసుకున్న వెంటనే, రిప్లై ఇచ్చేస్తాననమాట. అంటే మనకంత కనెక్షను, ఆ రాపో లేనప్పుడు ఆహ్, అంటే ఫోను మాట్లాడి, మళ్ళీ వాయిస్ మెసేజెస్ పంపే అంత కంఫర్ట్ నాకు ఉండదు, రిసీవ్ జేసుకునే కంఫర్ట్ వాళ్ళకీ ఉండదనమాట.
ఆ! ఆ! హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవునవును.
సో, అలాగా కొంచెం ఆ బంధమనేది ఆహ్, కొంచెం అదేంటంటే, దూరమున్న వాళ్ళతోని ఇలాగా వ కాల్స్ తోని మాట్లాడి ఆహ్, సారీ ఆహ్, టెక్స్ట్ తోని మాట్లాడి ఏదైనా ఒక నార్మల్ ఆహ్, మెసేజెస్ తోని మాట్లాడి, ఏమైనా అవసరముంటే అక్కడ, అక్కడ చేసుకోచ్చు. ఇంకా నిజంగా వాళ్ళు మన జీవితంలోకి రావాలనుకుంటున్నారు, లేకపోతే వ మనం వాళ్ళ జీవితంలోకెళ్ళాలనుకుంటే, అది కన్వర్సేషన్ బిల్డ్ అయ్యేదాన్ని బట్టుంటదండి. అంటే మెసేజెస్ త్రూ‌నే. అంటే ఒక, ఒక కంటిన్యూయస్‌గా ఒక వ ఆహ్, నెల రోజులో, 2 రోజులో, అలా కంటిన్యూయస్‌గా టెక్స్ట్ చేసుకున్నాం అనుకోండి. మా ఇద్దరికి అంటే, నాకు ఇంకా వేరే అవతల మనిషికి, మా కంపెనీ అనేది మాకు చాలా ఆహ్, ఇద్దరి కంపెనీ‌లనేది చాలా అద్భుతంగా అనిపిచ్చిందంటే ఖచ్చితంగా సరే ఇన్ హ్మ్.
హ్మ్. అదే. టెక్స్ట్‌లోని మాట్లాడమే. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అదే. అంటే ఒక్కోళ్ళకి, ఇంకొకళ్ళకి అలవాటైయిపోతదట్లా.
ఆ! అలవాటయిపోతుదండి. అయితే తర్వాత అనుకుంటామనమాట. "సరే, మనమిన్ని రోజులు మాట్లాడుకుంటున్నాము, ఇలాగ టెక్స్ట్‌లోనే, మెసేజెస్‌లోనే ఒకరోజు ఫోను చేసుకుందాము, రేపు ఫోను చేస్తే నువ్వు ఖాళీయేనా" అంటే, "ఆ! ఖాళీ" అని అంటారనమాట. అలా ఫోను మాట్లాడతాము ఒక 2, 3 రోజులు కంటిన్యూయస్‌గా ఫోను మాట్లాడతాము. ఆ ఫోనులోనే మనము ఇలాగ అనుకుంటామనమాట. సరే, ఫోను కూడా మాట్లాడేస్తాం కదా, ఒకరోజు కలుద్దాము ఎక్కడైనా కెఫేలోనో, రెస్టారెంట్‌లోనో లేకపోతే హోటల్లోనో కలుద్దాం అక్కడ లేకపోతే రకరకాల చిన్న, చిన్న ఆహ్, టీ కొట్లుంటాయి కదండీ మనకి.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అదే, అదే. ఇంకా పర్సనల్ లైఫ్‌లో కలవడం గాని అట్లా చేసుకున్ అదే.
హ్మ్. అలా అడిగి చేసి ఇలా ఒకవేళ అదే రాపో, అదే బాండనేది, ఆ బంధమనేది ఆహ్, హ్మ్, ఆహ్, కంటిన్యూ అవుతుందంటే, ఖచ్చితంగా వాళ్ళు మనల్ని, మన జీవితంలోకి ఒక దగ్గర మనిషి లాగా తీసుకోవచ్చండి. అది కరెక్టు.
అదే, అదే. అంటే మనని ఆహ్వానించినట్టు ఇంకా వాళ్ళ జీవితంలోకి. హ్మ్.
అంతే అండి. వాళ్ళు అంటే మనమెంత ఆహ్వానించినా, ఆ ఆహ్వానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే కేపబిలిటీ, కెపాసిటీ ఉండాలండి వాళ్ళకి ఆ సమయంలో. అప్పుడే అంటే టూ సైడెడుంటే ఏదన్నా గాని, ఇద్దరికిద్దరు క్లోజవుతారు ఇంకా ఆహ్, అంటే చాలా మందికి క్లోజయినంత మాత్రాన చా ఆహ్, ఇలా వాయిస్ మెసేజెస్ అంటే నచ్చవు, వీడియో కాల్స్ కొన్ని నచ్చవు.
ఆ! అవునవునవును. చాలా మందికి నచ్చవు. అంటే, ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కోలా ఉంటది. అదే మీరు ఏది వి ప్రిఫర్ చేస్తారంటే
హుహు. నిజంగా అండి. అండ్ ఒకొక్క ప్రిఫర్ అంటే ఆహ్, దూరం వాళ్ళతోనైతే ఫస్టు ఇలాగ టెక్స్ట్ చేస్తానండి. నార్మల్ మెసేజెస్ చేస్తాను. టెక్స్ట్ మెసేజెస్. నాకు చాలా దగ్గర వ్యక్తులంటే మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు, మా అక్క గానివ్వండి, మా బావ గానివ్వండి మా స్నేహితులు నాకు ఒక మ ము ముగ్గురు, నలుగురుంటారండి చాలా క్లోజనమాట. అంటే ఆహ్, ఎలాంటి స్నేహితులంటే, ఆహ్, రక్త సంబంధం లేకపోయినా గానీ, బ్రదర్ ఫ్రమ్ అనోథర్ మదర్ అంటారు కదండీ! మనము ఆ! అన్నదమ్ములు లాగండి. బ్లడ్ రిలేషన్ లేకపోయినా, మా ఫ్యామిలీ మెంబర్ లాంటి స్నేహితులు ముగ్గురున్నారండి నాకు. వాళ్ళతోని ఖచ్చితంగా అంటే, ఎప్పుడైనా కలవకపోతే ఒక ఆహ్, 5, 6 నిమిషాల కన్నా వీడియో కాలయితే మాట్లాడతాం అండి ఖచ్చితంగా.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. అంటే అన్నదమ్ముల్లాగా ఇంక. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఇలా మెసేజ్ గాకుండా, వాయిస్ నోట్ గాకుండా, వీడియో కాలెక్కువగా మాట్లాడు
అంటే వాళ్ళు ఏమన్నా ఆ! వీడియో కాలెక్కువగా మాట్లాడతామండి. ఇంకా మేము ఆహ్, అంటే నేను దగ్గర వ్యక్తులతో ఆహ్, ఎప్పుడైనా నేను డ్రైవింగ్ జేస్తున్నా అనుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు, కాల్ మాట్లాడొద్దు, టెక్స్ట్ చేయొద్దు. అదీ అంటే అది మంచిది కాదు. మరీ ఎమర్జెన్సీ అయితే, కాల్స్ మాట్లాడకుండా, నేను డైరెక్ట్‌గా ఆ మైక్ బటనేదో కొట్టేసి, ఆహ్, ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తూ ఉంటాననమాట. ఒకవేళ నేను పెద్ద మెసేజ్ పెట్టాలనుకుంటే అండి, అంటే మన దగ్గరున్న వాళ్ళతోనే మనకి పెద్ద మెసేజ్ పెట్టాలనిపిస్తదండి. ఇకా అంటే, ఆ వాలిడేషన్ కానివ్వండి, ఆహ్, ఎక్స్‌ప్లనేషన్ గానివ్వండి, అది మనం దగ్గరున్న వాళ్ళతోనే ఇవ్వ ఇస్తామన్నమాట. అలాంటి సమయంలో, మరీ పెద్దగున్నప్పుడు మనకి టైప్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటదండి చెప్పా
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హుహు. అదే, అదే. ఆ! అవునవును. హ్మ్. అవునవును. విసుగొచ్చేస్తాదసలు అంత పెద్ద మెసేజెందుకు టైప్ జేసుడు అని.
విసుగొచ్చేసి నిజంగా, నిజంగా అండి. ఓహ్! బద్ధకమయితాది. అయితే అలాంటి సమయంలో, వాయిస్ మెసేజెస్ మెసేజెస్ నేను ప్రిఫర్ జేస్తానండి. దగ్గర వాళ్ళతోని.
హ్మ్. హుహు. అంటే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు? ఒకవేళ దూరంగా నివసించారో, కాల్స్ మాట్లాడడానికి అవ్వట్లేదు, అయితే వాయిస్ మెసేజెస్ బెడతారా? మీ కుటుంబ సభ్యులకి లేకపోతే, ఈ మెసేజెస్ టెక్స్ట్ పెడతారా?
ఓకే. హుహు. అంటే ఆహ్, ఒక 90% వరకైతే వాయిస్ మెసేజెస్ పెడతా. మెసేజె పెడతానండి. ఎందుకంటే మనకి ఆహ్, వీడియో కాల్స్ కాని కాల్స్ లాంటివి ఆహ్, అంటే కుదరని సమయంలో వాళ్ళకి మన వాయిస్ ఇనేసరికి, మన గొంతు వినేసరికి ఒక కుదుట పడతారన్నమాట వాళ్ళు ఖచ్చితంగా. ఓకే. హ్మ్.
హ్మ్. హు. హ్మ్. అవునవును. అంటే అదే దూరం లేడు కొంచెం అన్ ఆయన వాయిస్ ఇన్నా అంటే దిగులు జెందకుండా ఉంటారింకా.
అవునండి. ఖచ్చితంగా. అంటే హాయిగుంటరు, ప్రశాంతంగుంటరు టెన్షన్ లేకుండుంటరు మొత్తానికి చెప్పాలంటే. అంటే వాయిస్ వినేసి ఇంకా, ఓకె అంత బాగానే ఉంది అనుకుంటారు. వాళ్ళ వాయిస్ గూడా మనం విన్నామంటే ఖచ్చితంగా హమ్మయ్య! మొత్తానికైతే అమ్మ వాయిస్ ఇనేసా. నాన్న వాయిస్ వినేసా. ఆహ్, అక్క గొంతు వినేసా అన్నట్టు కొంచెం ఆ రోజు మొత్తం అనేది ఒక ప్లెజెంట్‌గా, పాజిటివ్‌గా గడిచిపోతదన్నమాట. ఆ దూరం లేడు. ఆహ్, మనతోనే ఉన్నాడు పిల్లోడు. పిల్లోడు బానే ఉన్నాడని వాళ్ళనుకుంటారు. పోన్లే కుటుంబ సభ్యులు అమ్మ, నాన్న, అక్క బాగున్నారు. ఇవాళ వాళ్ళ గొంతు విన్నానని జెప్పి మనకు ఒక మనసుతో ఒక తృప్తిలో తృప్తొస్తదనమాట మన మనసుకి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. <chuckles> అవును. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మనం ఏ మెసేజ్ బెట్టినా, ఏ వాయిస్ మెసేజ్ బెట్టినా గూడా వాళ్ళివి 2 బెట్టరు. ఓన్లీ ఎమోజిస్ తోని, లేకపోతే స్టిక్కర్స్ తోని రియాక్టవుతరు. అంటే అట్లాంటి వాళ్ళతోనే ఎట్లా మాట్లాడుతారు మీరు? శ్ ఆహ్, మీరు కూడా ఎమోజిస్ రిటర్న్ పంపుతారా? లేకపోతే టెక్స్ట్‌లో, టెక్స్ట్‌లో లేకపోతే వాయిస్ మెసేజ్‌లో బెడతారా?
అదే. అవునండి. <laughs> అవునండి. రిస్ట్రిక్ట్‌టెన్స్ అంటే నేనెప్పుడన్నా గానీ అండి కమ్యూనికేషన్‌లో అంటే ఒకరితోనొకరు కమ్యూనికేట్ జేసుకునేటప్పుడు, నేను వేరే వాళ్ళ ఆహ్, స్టైల్ అయితే కాపీ గొట్టనండి. అంటే నిజంగా నాకా సమయంలో స్టిక్కర్ పెట్టాలనిపిస్తే పెట్టేస్తాను. వాయిస్ మెసేజ్ పెట్టాలనుకుంటే పెట్టేస్తాను, అంటే అట్లాంటి వాళ్ళతోనే. <smacks lips> అంటే ఇప్పుడు ఓన్లీ స్టిక్కర్సొ, ఎమోజిస్ తోనో అట్లాంటి ఆహ్, అంటే వాటితోనే రియాక్టయ్యేవారు. అంటే వాళ్ళు, వాళ్ళతోని మాత్రం అంటే నాకు టెక్స్ట్ బెట్టాలనిపిస్తే టెక్స్ట్ పెట్టేస్తా. కొన్ని కొన్ని సార్లు మెసేజెస్ చూసి వదిలేస వదిలేస్తానండి జెప్పాలంటే. <giggles> అంటే నాకు విసుగొచ్చేసినప్పుడు. అంటే నాకు స్టిక్కర్ పెట్టాలనుకుంటే స్టిక్కర్ పెట్టేస్తా, అంటే వాళ్ళని అంత సీరియస్‌గా దీసుకోనుండి చెప్పాలంటే.
హ్మ్. అదే. అదే. అట్లా రియాక్టవు హ్మ్. <laughs> ఆ! అదే. అదే. అంటే ఆహ్, ఈ మధ్య కాలంలో అసలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రూప్స్ మధ్యలో ఎక్కువగా మెసేజెస్ ఈ స్టిక్కర్స్ ఎమోజిస్ అన్నిటికన్నా ఎక్కువ మీమ్సే షేరవు అవుతున్నాయి. అంటే, అసలు అ అది మీమ్సే ఒక కమ్యూనికేషన్‌లాగా అయిపోతుంది.
అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <giggles> నిజంగా అండి. వాస్తవం. అది మాత్రం. ఆ! అది ఒక మహా సముద్రం అండి మీమ్సనేది ఈ మధ్య.
<giggles> అంటే, మీరు గూడా ఇష్టపడతారా? ఇలా మీమ్ మీమ్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడడం గాని, లేకపోతే మీమ్సే పంపించుకోవడం గాని.
ఖచ్చితంగా అండి. నాకు నేనిందాక చెప్పినట్టు ఆహ్, నాకు ఆ ముగ్గురు నలుగురు స్నేహితులతోనే ఒక 70% మీమ్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడతామండి మేము.
హ్మ్. <chuckles>
అంటే, ఫోను జేయగానే మాట్లాడ్డము, టెక్స్ట్ జేయగానే అలాగా మీమ్ లాంగ్వేజ్‌లోనే <smacks lips> ప్రతిది సినిమా డైలాగుల డెలివరీతోనే మాట్లాడి అంటే
అదే. అలా ఫన్నీ వేలో. ఎటకారంగా.
అంతే. అంతే అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకా ఫ్రీడముంటది. కంఫర్టుంటది. అంటే వాళ్ళకి గూడా మన దగ్గర ఆహ్, ఆ క్ ఫ్రీడమ్ ఇంకా కంఫర్టనేది ఉంటదనమాట. ఆ అంటే కొంచెం చనువనేది ఉంటదండి ఖచ్చితంగా, ఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో. కొంచెము
ఆ! హ్మ్. అదే. అదే. హ్మ్. హ్మ్. కాబట్టి ఇంక మీమ్స్‌తోనే ఎక్కువ మాట్లాడా
మీమ్సనేది ఉంటాయండి ఖచ్చితంగా. అంటే ఉండాలండి జీవితంలో మీమ్స్ ఖచ్చితంగా. అది కొంచెము నవ్వుతాము. కొంచెం జాయ్‌ఫులుంటది. నవ్వనేది బెస్ట్ మెడిసిన్ అంటానండి నేనెప్పుడైనా జెప్పాలంటే. అది మనా ఆహ్, మనా అన్న వాళ్ళతోనే నవ్వుకున్నాం అంటే కనీసం రోజులో ఒక్కసారన్న, 2 రోజులకొకసారన్న మన లైఫ్ స్పాననేది నిజంగా పెరుగుతదండి చెప్పాలంటే.
<giggles> అవునవును. నిజం. అవును. అంటే హార్ట్ హెల్త్ బావుంటుందని విన్నాను. నేనైతే. అది.
ఎల్లండి. వాస్తవం ఎందుకంటే నవ్వేడప్పుడు ఊపిరి తిత్తులు అనేవి కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. మనకి ఊపిరి తీసుకోవడానికి బావుంటది, బ్లడ్ ఫ్లో బావుంటది. అలాగే మీరు జెప్పినట్టు గుండెకి చాలా మంచిదన్నమాట.
హ్మ్. హ్మ్. అవునవును. అలానే కొంతమంది ఫ్రెండ్సెలా అంటే. ఇప్పుడు మనం ఒక మీమ్ బంపాము. ఆ మీమ్‌కి రియాక్టవ్వకపోతే ఫీలవుతారు.
అట్లా అండి. హుహు. ఓకే. ఆ! అవునండి.
హ్మ్. ఆ! ఆహ్, లేకపోతే ఆ మీమ్‌కి ఏదన్నా మెసేజెస్ బెట్టకపోతే ఫీలవుతారు. ఆ! అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు?
అవునండి. ఆ! ఉన్నారండి. నా క్లాస్‌మేట్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆహ్, అయితే చా చాలా సార్లండి ఇలాగ మీమ్స్ పంపిస్తారు, అంటే వాళ్ళ ఆహ్, మీమ్స్ కొన్ని కొన్ని సార్లు చూ చూడలేని పరిస్థితి ఉంటదన్నమాట మనకి.
హ్మ్. <laughs>
ఎందుకు అని అంటే. అది ఆహ్, వర్క్ ప్రెషర్ గానివ్వండి. ఇంట్లో పనుల వల్ల గానివ్వండి. కొన్ని కొన్ని సార్లు చూడలేమండి. ఖచ్చితంగా. అది చూసినప్పుడు ఖచ్చితంగా చూస్తాం వాళ్ళు పంపించింది. కానీ రియాక్ట్ అవ్వాలంటే. అంటే కొన్ని కొన్ని మీమ్సు రియాక్టవ్వాల్సిన అవసరం ఉండదండి. జెప్పాలంటే.
అవునవును. హ్మ్. అవును. నిజమే అంటే కొన్ని మరీ సిల్లీగా ఉంటే అసలు అవసరం ఉండదు దానికి. రియాక్ట్ కాదు. హ్మ్.
ఆ! అలాగే. నిజంగాండి. అంటే నవ్వేసాం వదిలేసాం అన్నమాట. అంటే అలాంటి వాళ్ళు నాకెప్పుడనొచ్చి ఎందుకు నువ్వు రియాక్టవ్వట్లేదు? ఎందుకు ఈ మీమ్‌కి రిప్లై ఇవ్వట్లేదు. అని జెప్పి. అంటే కొంచెం బాధపడుతూ చెప్పారంటే అండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, ఇగ వాళ్ళడిగినారు గాబట్టి ఇంకా తప్పదు. ఆ!
ఎం అంటే, అలా గాదండి. అంటే అదొక్ అదొక రీజన్ అవ్వచ్చేమో! అంటే నాకు క్లోజ్ వ్యక్తి అంటే తెలిసినోడు అడ్ అడి
హ్మ్. అదే. ఇంక వాళ్ళని హర్ట్ జేయొద్దనే ఫీలింగ్‌తో
అంటే, దీని కింద చిన్న రీజనుందండ్ ఉందండి, చెప్పాలంటే. అంటే, అలాగడిగే వాళ్ళు ఏంట్ ఏం జేస్తరంటే ఇప్పుడు మనం మీమ్ బంపిచ్చామనుకోండి మనం దగ్గర దగ్గర ఒక రోజుకి ఒక ఇరవయ్యో, 25 మీమ్స్ పంపిచ్చామనుకోండి, ఇట్లాంటి వాళ్ళు, ఖచ్చితంగా ఆ 20 గాని, 25 మీములు గాని రియాక్టవుతారు. రిప్లై ఇవ్వాల్సిన వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తారన్నమాట.
హ్మ్. చెప్పండి? <chuckles> ఆ! ఆ! అంటే మన మనం బంపిన వాటిపైన వాళ్ళు సమయం గేటాయిస్తున్నారు, నిజంగనే.
కేటాయిస్తారండి. అంటే అలాంటి వాళ్ళున్నప్పుడు, వాళ్ళ మనసుకి నచ్చింది చేస్తే, మనకి మంచి జరుగుతుదని నా అభిప్రాయం అండి చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. అవును. నిజమే. అంటే, వాళ్ళ మంచి గోరడం కూడా హ్మ్. అంటే, మంచిదే మరి.
నిజంగా. నిజంగనే. ఎందుకంటే అలాంటి అలాంటి వ్యక్తులు చాలా కల్మషం లేని వ్యక్తులు, అరుదైన రకమని జెప్పొచ్చండి మనము. ఇన్నోసెంటని జెప్పొచ్చన్నమాట. అంటే వాళ్ళు ఈ చిన్న విషయంలో అంటే మీమ్‌కి రియాక్ట్ అవ్వడము, రిప్లై ఇవ్వడం అనేది చాలా చాలా చాలా చిన్న విషయం అండి మన జీవితంలో.
అవునవును. నిజమే. హ్మ్. హ్మ్. అవునండి.
అంటే, ఆ చిన్న విషయాలే వాళ్ళని ఆనందబరుస్తున్నాయంటే, ఆ చిన్న విషయం, మనం చేయడం ఎంతసేపండి జెప్పాలంటే.
అవునవును. అసలు అది ఒక మా అంటే ఒక 2 సెకండ్స్ టైం దీసుకుంటది గావచ్చు. హుహు.
అంతే అంతే అండి. వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకి, వాళ్ళ సంతోషం కంటే మనకి ఇంకొక్కటి ఏమి గావాలి. అంటే మన వల్ల ఇంకొకరు సంతోషపడుతున్నారంటే, మనకంటే అద్భుతమైన జీవితం ఎవ్వరు పొందట్లేదని అర్థమండి జెప్పాలంటే.
అవును. నిజమే. అలానే ఆ! <chuckles> చాలా బా జెప్పారు. అలానే ఈ కాలంలో జూసుకుంటే ఇప్పుడు మనం ఫోను కాల్ జేసినప్పుడు గూడా
నిజంగండి. హ్మ్.
ఆటోమేటిక్‌గా వాయిస్ నోట్స్ పెట్టుకొస్తుంది. ఇప్పుడొకవేళ నిజంగా ఆ! వాయిస్ మెయిలు. హ్మ్. ఇలా మనం నిజంగా బిజి ఉన్నప్పుడు ఆ వాయిస్ మెయిల్ అనేది వాళ్ళకెళ్ళిపోతదనమాట. ఇట్లా నేను బిజి ఉన్నాను నెక్స్ట్ ఇప్పుడు ఆహ్, టోనొచ్చినప్పుడు, నీకు జెప్పాల్సింది జెప్పేశేయి అన్నట్టు పోతది. మీరు అలా వాయిస్ మెయిల్ ఆన్ జేసుకొని బెట్టుకున్నారా?
అంటే మీరు వాయిస్ మెయిల్ అండి. ఓకే. ఆ! అవునండి. హ్మ్. హ్మ్. నిజంగా. నిజం. ఆ! ఆహా! అవునండి. అవునండి. హ్మ్. నేను అంటే, ఇప్పటికి ఉందండి చెప్పాలంటే వాయిస్ మెయిల్ నాకు.
హుహు.
అంటే, ఎలాగంటే నేనిప్పుడు బిజీగున్నాను. మీ ఎందుకు ఫోను జేశారో ఒక్కసారి చెప్పండి. నేను తిరిగి నా పని అయిపోయిన తర్వాత, ఒకసారి ఫోను జూసుకున్నప్పుడు, అది వినేసి మీకు తిరిగి కాల్ జేస్తానన్నట్టు పెట్టుకుంటానన్నమాట నేను. ఎందుకంటే అండి ఆహ్, కొ కొంతమంది ఎలాగనుకుంటారంటే, ఇందాక మనం అనుకున్నట్టు మెసేజ్‌కి రిప్లై మీమ్స్‌కి రిప్లై ఇవ్వకపోతే ఫీలయ్యేవాళ్ళున్నారని జెప్పారు గదా! అలాగే కొంతమందికి ఆహ్, కొంతమంది చాలా నారో మైండెడ్‌గుంటారండి. అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం నిజంగా పనిలో ఉండో లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నామో, పనుకున్న సమయంలో ఫోను లేకప్ లేపకపోతే, లేకపోతే డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోను లేపకపోతే, వాళ్ళేమనుకుంటారంటే, వీడికి చాలా యాటిట్యూడుంది.
హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. ఆ! హ్మ్. హ్మ్. <giggles>
అంటే వీడు ఆహ్, మంచోడు కాదు. ఫోన్లే లేపడు వీడు. అంటే, వీడికి చాలా ఆహ్, ఏమేమో అంటారు గ అంటూ ఉంటారు గదండీ! రకరకాల మనుషులు రకరక్ అంటే అట్లాంటి వాళ్ళ కోసము నిజంగా మనమంటూ కొంచెం ఎక్స్‌ప్లనేషనివ్వాలండి. ఎందుకంటే మన గురించి మనము అంటే ఆహ్, ఒక పుస్తకం కవ ఒక అట్టని జూసి పుస్తకం చదవద్దు అనంటారు గదండీ మనం.
హ్మ్. అవునవును. హ్మ్. అదే. అదే. ఆ!
అ అలాగుండకూడదు అని జేప్పి అలాగ ప్రతి ఒక్కరికి ఈ వాయిస్ మెయిల్ అనేది పెట్టేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. ఒకే ఇతను బిజీగా ఉన్నాడు. ఖచ్చితంగా కాల్ చేస్తానన్నాడు కాబట్టి వాయిస్ మెయిల్‌లో చేస్తారన్న పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది వెళ్ళిపోతుందనమాట, ఖచ్చితంగా.
హ్మ్. హ్మ్. ఆ! అవునవును. నిజమే. అంటే క్ కానీ కొంతమందికేంటంటే అర్థం కాదు అది వాయిస్ మెయిల్ అని చెప్పి. వాయిస్ మెయిల్ అని అర్థం కాక వాళ్ళు హలో హలో అని మాట్లాడేస్తుంటారింకా. <giggles> వాళ్ళకేమని చెప్తారు మళ్ళీ మీరు?
హ్మ్. <laughs> నిజంగా నిజంగా. అంటే ఈ టెక్నాలజీ పరంగా మనము వాళ్ళకి చిన్న చిన్నవండి ఈ వాయిస్ మెయిల్ అనేది చాలా చిన్నది. అంటే తెలియని వాళ్ళు ఉంటారు నిజంగా ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఎవేర్‌నెస్ అనేది ఇవ్వాలండి. చిన్న, చిన్న వాటి మీద అంటే మరి ఏఐ టెక్నాలజీ అదని ఇదని వాటి మీద ఎవేర్‌నెస్ కాకుండా, ఈ చిన్న చిన్న ఫోనెలా వాడాలి వాయిస్ మెయిల్ అంటే ఏంటి అని ఇలాగ బేసిక్స్ నుంచి ఎవేర్‌నెస్ ఇచ్చామంటే ఖచ్చితంగా, అందరికి అన్ని తెలిసిపోతాయి అని నా అభిప్రాయం అండి చెప్పాలంటే.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునండి నిజమే. అంటే చాలామంది ము ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఇది అర్థం కాదు వాళ్ళకి చెప్తే అసలు ఆహ్, అర్థం అదే సగం బాధ పోతదనమాట. ఆ! నిజంగానే బిజీ ఉండే అని వాళ్ళే అర్థం చేసుకుంటారింకా.
అవునండి. నిజంగా అంటే అవి బాదబోతది ఇంకా అర్థం చేసుకుంటారు. ఇంక వాళ్ళకి కూడా ఒక కొత్త విషయం అనేది తెలుస్తది అండి ఆ వయసులో.
అవునవును నిజమే. చాలా బాగా చెప్పారండి అసలు టెక్స్ట్సా! లేకపోతే వాయిసా! ఏ ఏదేక్కువగా యూజ్ చేస్తారని, మీ ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడతారో, ఇలా మీమ్స్ ఎలా పంపించుకుంటారో, అని కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ధన్యవాదాలండి.
అదండి. హ్మ్. మీ తోని కూడా మా మీ తోని మాట్లాడిన చాలా చక్కగా అనిపించిందండి ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలండి.